ఇప్పుడు మనిషి జీవితంలో బాధలనేవి మనకి వస్తూ ఉంటాయి, మన స్నేహితులకి, మన బంధువులకి అందరికీ వస్తూనే ఉంటాయి కదండీ! అలాంటప్పుడు మీరు మీ బంధువునైతే మీరెంత దూరంగా ఉన్నా గాని మీరు బాధపడొద్దు అని ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని?
అవునండి. నిజమే. ఆ! ఇలాంటి సందర్భాలు కూడా నా ఫ్యా ఆహ్, నా లైఫ్‌లో ఉన్నాయండి. అయితే రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాకు ఒక పెద్ద ప్రాబ్లమే జరిగిందనమాట మా ఫ్యామిలీలో.
ఓహో! హుహు. హుహు. అదేంటో చెప్పరా-చెప్పగలరా?
హ్మ్. తప్పకుండా అండి. అంటే నార్మల్‌గా
హ్మ్.
నాకు వరసకి తమ్ముడవుతాడు.
ఓహో!
అంటే మా చిన్నమ్మోళ్ళ అబ్బాయనమాట.
ఓకే.
సో, అంటే నా కుర్రోడు. కుర్రోడు అనంగానే అర్థమైపోతుంది కదా! ఎలాంటి బాధలుంటయో! సో, అంటే తను ఎవరినో ఇష్టపడ్డారు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో!
ఆ! అయితే కొద్దిగా ఇతరితర కారణాల వల్ల వాళ్ళు విడిపోడం జరిగింది. సో, ఏదైతే బ్రేకప్పుందో అది తట్టుకోలేకపోయాడనమాట తను.
హుహు. ఓహ్! మై గాడ్. హ్మ్.
హ్మ్. తట్టుకోలేక కొద్దిగా ఆల్మోస్టూ సూసైడ్ చేసుకునేదాకా ఎళ్ళిపోయాడండి.
ఓహో! ఓహ్ మై గాడ్! హ్మ్.
హ్మ్. అయితే, చిన్నప్పుడు నుంచి నేనూ ఆల్మోస్ట్ చాలా దగ్గిరగా ఆహ్, ఒక బంధం ఉందనమాట నాకు తనకి.
చూస్తూ ఉన్నారు ఆ మనిషిని.
హ్మ్. తమ్ముడు గదా! కొద్దిగా నేనెప్పుడన్నా బయటికెళ్ళినప్పుడూ నాతో పాటు రాడం గానీ, ఆహ్, అంటే ఇ ఇంట్ ఈ ఇల్లు కూడా చాలా దెగ్గిర దెగ్గిరేండి.
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఒకటే ఊరనమాటయితే.
చుట్టాలే, ఇల్ హ్మ్. ఒకటే ఊరు. ఊర్లోనే, మాదీ ఇల్లనుకోండి, ఒక రెండిళ్లుు దాటిన తర్వాత వాళ్ళదుంటది.
ఓకే. హుహు. ఓకే. ఓకే.
హ్మ్. సో, అంత దెగ్గిరిళ్ళు, ఒక మంచీ బంధవుంటంది. అయితే నేనేంటంటే, ఆ సిచ్యువేషన్ జరిగేటప్పుడూ, ఆహ్, కొద్దిగా నేను ఆఫీసు అంటే, మా నా వర్కు నిమిత్తం కొద్దిగా దెగ్గిర దెగ్గిర ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.
హ్మ్. ఓకే. అంటే, మీకు ప్రతిదీ తను షేర్ చేసుకుంటూ ఉండేవాడా? "ఇలా జరిగిందన్నా, ఇలా జరిగింది," అంటే ముందు నుంచి లవ్ మ్యాటర్ కానివ్వండి, ఫస్టు నుంచి అన్నీ చెప్పుకునేవాడా మీకు?
అంటే, ఇప్పుడు కొంతవరకు నాతో బానే షేర్ చేసుకున్నాడు. అతను ఒకళ్ళని ఇష్టపడతన్నారన్నది కూడా చెప్పాడు. అయితే ఏంటంటేనండీ, కొద్దిగా మనం వయసు పెరిగే కొద్దీ కూడా, మనకి దెగ్గిరగా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ అటాచ్‌మెంటుంటుండదేమో! నేనుప్పుడు తనకి ఎంతిష్టమో లేకపోతే నా నేను వాడికీ, ఆహ్, అంటే మా జీవితంలో ఎన్నీ విషయాలు జరిగినియన్నది పక్కన బెట్టేస్తే, నేను తనకి చొ కొంచెం దూరంగా ఉంటన్నాను కదా!
హుహు. హుహు. అవును. హ్మ్. హుహు. అవును. అవును.
సో, అన్ని విషయాలు కూడా నాతో షేర్ చేసుకోవడం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గి చేసాడనమాట.
ఓకే. ఓకే. అది కాక ఏంటంటే, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దిగా, <smacks lips> మనకి తెలుస్తుంది కదా! కొంచెం మనం గద్దిస్తామనే భయం కూడా ఉంటుంది వాళ్ళకి.
హ్మ్. ఆ! మీరంటుంటే, అనిపిస్తుంది నాకు. <chuckles> అది కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే, ఒకటి రెండు సార్లు అరే! అది చేయ్యకు, ఇది చేయకు అనేసి, అన్న అవును. నేనన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆ! అని మనం చెప్తూ ఉంటాము. హ్మ్. ఓకే. హ్మ్.
మేబీ దాని వల్లే ఏమన్నా చెప్పుండకపోచ్చేమో. అయితే హ్మ్. ఈ కండిషన్‌లో తన గురించి, నేను న్యూస్ ఇనంగాలినే నాకు, ఆహ్, విపరీతమైన కోపం అంటే, ఒక రకమైన కొంచెం ఏంటిడిలా చేశాడన్న బాధ.
అదే. అదే. హుహు. అవును.
ఇవన్నీ కలిపొచ్చినియండి.
ఆహా! ఇప్పుడు. ఆ ఆ పరిస్థితనేది, ఇప్పుడు అలా చేసుకోబోయాడనే పరిస్థితనేది, మీకు మీ బాబాయ్, పిన్ని చెప్పారా? లేదు అంటే మీ తమ్ముడు చెప్పారా? ఎవరు చెప్పారు మీకసలది?
హ్మ్. ఆ! "మా బాబాయే ఫోన్ చేశాడు."
ఓహో!
ఆ! అంటే, ఆప్పును ఆహ్, ఒకే దగ్గర ఉంటాం కదండి. సో, ఒక మంచి కమ్యూనికేషనుంటది. పైగా ఏంటంటే, ఆహ్, మా 2 ఇళ్లల్లో మేమేనమాట, ఒక్కొక్కళ్ళమే, ఉన్నది. ఆ! మాకు మళ్ళీ సిస్టర్సలా లేరు.
అవును. అవును. హ్మ్. హుహు. ఓకే. ఇద్దరు ఒకళ్ళొకళ్ళే.
హ్మ్. ఇద్దరు ఒక్కళ్ళొక్కళ్ళు. అంటే వాళ్ళ దగ్గర యాక్చువల్లీ ఒక సిస్టరున్నారు. అంటే తనకు ఓన్ సిస్టరున్నారు గానీ తను మ్యారేజయిపోయింది. వేరే కంట్రీకెళ్ళిపోయిందనమాట.
ఓకే. ఓకే. ఇప్పుడేంటంటే మీరిద్దరే ఒకళ్ళకొకళ్ళు ఉండాలి.
ఆ! ఆ! అంటే చెప్పాలంటే ఇంటి వారసుల్లాగా కొంచెం ట్రీట్ చేస్తా ఉంటారు కదా! అలాగా. అయితే ఇప్పుడు ఆల్ ఆ బాబాయికి నాకు కూడా మంచి కమ్యూనికేషనుండేది. సో, ఆయన నాకు ఇమ్మీడియేట్‌గా ఫోను చేసి అది కూడా ఎన్నింటికి ఫోను చేశారనుకుంటున్నారు రాత్రి 10, 10:30కి ఫోను చేశారు.
అంతే. ఆ! ఆ! ఓకే. సూపర్. హుహు. ఓహో! మీరు చాలా భయపడుంటారు ఆ టైంకి ఫోను జేస్తే.
హ్మ్. కొంచెం టెన్షన్ వచ్చింది. అయితే, సిట్యుయేషన్ మార్నింగెప్పుడో జరిగిందండి.
ఓహో!
మార్నింగెప్పుడో జరిగితే తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళడము, తనను సముదాయించడము ఇయన్నీ చేసి ఆహ్, ఆ! మొత్తం అంతా అయిపోయి ఇక హ్యాపీగా తనని పడుకోబెట్టేసిన తర్వాత. అంటే ప్రస్తుతానికి ఇక తను కంట్రోలయ్యాడనమాట.
హుహు. హ్మ్. ఓకే. నార్మల్ అయిపోయాడు.
హ్మ్. అయిపోయాక త మా మా బాబాయ్ కొద్దిగా, ఆహ్, అది బాధపడుతూ, బాధపడుతూ ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక నాకు ఫోను చేశాడనమాట.
ఆహా! తెలియక మీకు ఫోను చేశారు. ఓకే. హ్మ్.
హ్మ్. ఫస్ట్ వినంగాలనే నాకు అసలు నాకు అర్థం కాలా అసలు దానికి ఎలా రెస్పాండవ్వాలి? ఏంటి అనేసి?
అదే కదండీ. అసలు మనం గబుకున్న ఏది మాట్లాడలేం కూడా. ఎందుకంటే వాళ్ళా పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటారో కూడా తెలీదు.
ఆ! అదే కదా! నిజమే అది. ఏంటంటే గబుక్కున బాబాయి లేదు అంటే ఆ ఏజ్‌లో అలాగే ఉంటారంటే ఇమ్మీడియేట్‌గా ఆయనకి కోపం వచ్చి ఏదన్నా అనొచ్చు <chuckles> కూడా.
హ్మ్. అవును. మనం సపోర్ట్ చేస్తున్నట్టవుతుందప్పుడు వాళ్ళని. హ్మ్.
అవును. సో, అందుకని కొద్దిగా చిన్న పాజిచ్చాక, ఆయనే చెప్పుకొచ్చాడనమాట ఇలాగా కొద్దిగా ఆహ్, అంటే "ప్రస్తుతానికైతే నేను ఆపగలిగానురా. కానీ, ప్రతి సెకను వాడి దగ్గర ఉండాలి అనేది ఎవరి వల్ల కాదు."
హుహు. కాదు. అవునండి.
హ్మ్. కొంచెం చిన్నప్పటి నుంచి నువ్వు వాడిని చూస్తున్నావు కాబట్టి, మేం చెప్పాము, కానీ వాడు వినేలాగా అనిపించట్లేదు." నువ్వు కూడా ఒకసారి మాట్లాడు అన్నట్టుగా చెప్పారు."
హుహు. మాట్లాడు. అవును. ఎందుకంటే, ఆ వయసూ కొంచెం మీరు వాళ్ళు ఒకేలాగా ఉంటారు కాబట్టి మనం చెప్తే ఏదో వింటామనే ఆశుంటుంది వాళ్ళకి.
అవును. ఆ! అంతే కదా! ఇప్పుడు వాళ్ళకి, అంటే, పేరెంట్స్‌కిను, పిల్లలకి ఎంత క్లోజ్‌గా ఉన్నా, ఒక చిన్న గ్యాపనేదుంటుంది.
హ్మ్. హ్మ్. తేడా. అవును. ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది.
అదే. ఫ్రెండ్స్ మధ్యన ఏంటంటే, ఆ గ్యాపు ఉండదనమాట.
హ్మ్. ఉండదు. అవునండి. అవును.
హ్మ్. ఆల్మోస్ట్ నేను వాడు కొద్దిగా ఫ్రెండ్స్ లాగానే పెరిగాం కాబట్టి, నాకు చెప్పారనమాట.
ఓకే. హ్మ్, హ్మ్.
అయితే తర్వాత, నెక్స్ట్ డే మార్నింగు నేను ఫోను చేశానండి. ఆ టైంలో అంటే, మళ్ళీ ఫోను చేసి ఆడు పడుకున్నాడని చెప్పారు కదా! మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాం ఎందుకని, నెక్స్ట్ డే మార్నింగు ఫోను చేశా.
ఓకే. అవును. హ్మ్, హ్మ్. ఓకే.
ఫోను చేసి ఆహ్, ఏం జరిగింది ఏంటి? అని చెప్పేసి మొత్తం అడగకుండా, ఆ! ఎరా బానే ఉన్నావా? లేక నార్మల్‌గా మాట్లాడుతన్నాననమాట.
హుహు. ఓకే. ఏం చేస్తున్నావు? ఏంటి? ఆ!
హ్మ్. నార్మల్‌గా మాట్లాడుతంటే తను కొంచెం ఆ, హ్మ్, హ్మ్ అలాగే మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాటాట్లేదు.
ఆహా! ఓకే. అంటే మనకి తెలుస్తుందిట వాళ్ళయ్యే రెస్పాన్స్‌ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? అనేది కూడా మనం అర్థం చేసుకోగలం.
ఆ! అంతే కదండీ! కొద్దిగా మనకర్థమవుతది. బట్టు నా నాకు తెలుసు అన్నది కూడా తనకి ఆ మాటకి హ్మ్.
అవును. హ్మ్. అన్నట్టు మనం కూడా ఉండకూడదక్కడ. <giggles>
అదే. <giggles>
ఆ! ఆ!
సో, ఇక కొంచెం సేపు అలాగ స్టార్ట్ చేసి స్లో, స్లోగా సబ్జెక్ట్‌లోకెళ్ళిపోయావనమాట.
హుహు. హుహు.
ఆ! ఎందుకురా! ఇలాంటియన్నీ చేయకు ఇలా మొత్తం చెప్తాం కదా! ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు. సో, నేను అయన్నీ చెప్పడం అదంతా జరిగింది. తనేంటంటే, "ఆ! లేదు. అంతా ఓకే. నేనలా ఏం చేసుకోను అదేదో ఆవేశంలో పడిపోయింది" అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు.
అవును. అవును. హ్మ్. హ్మ్. హుహు. హుహు.
కానీ ఆ మాటలు నమ్మసక్యంగా అనిపించలే నాకు.
అనిపించట్లేదు. అవును. అవును.
హ్మ్. అంటే ఏదో మేమందరం మాట్లాడుతన్నాం కాబట్టి ఏదో మా సంతృప్తి కోసం ఏదో మాట్లాడుతున్నడుగా అనిపించిందనమాట. హ్మ్.
మాట్లాడుతున్నాడు. ఆహ్, తనకైతే ఆ ఫీలింగనేది అయితే పోలేదు. అదే ఇంకా స్టిల్లుంది.
ఆ! అంటే మన మాటల్లో అర్థమైపోద్ది గదండి! మనం బాధపడుతున్నామా? లేకపోతే కవరప్ చేస్తున్నామా అనేది? హ్మ్.
అవును. కవర‌ప్ చేస్తున్నావా? మరి దానికి మీరు అలాంటప్పుడు కొంచెం లాజిక్‌గా చెప్పటం కానివ్వండి లేదంటే ఏదైనా ఉదాహరణ చెప్పడం గానివ్వండి అలాంటియి చేశారా మీ తమ్ముడికి?
అన్నీ చెప్పానండి. ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటే నా జీవితంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఫెయిల్యూర్ జరిగింది. అది ఎవరికి తెలీదు అప్పటి వరకు ఎవరికి.
హ్మ్. ఓహో! ఓక్ ఓహో! ఓకే.
<giggles> అది కూడా చెప్పి మరి "అరే నేను, నేను కూడా ఫేస్ చేశానురా కానీ ఎవరికన్నా తెలుసా? నేను కూడా బాధపడ్డాను. ఇప్పటికి నా చేతి మీద అక్కడక్కడ చిన్న ఘాట్లు కూడా ఉంటాయి నేను కూడా ట్రై జేశాను. నేనయన్నీ దాటొచ్చినోడినే నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను".
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. కానీ అంత అంతవరకు ఎళ్ళలేదు.
హ్మ్. అదే. మరీ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళలేదు. నేను ఒక 2, 3 గాట్లుకే నాకు ఆ! బాధే. నా వల్ల కాలేదు. నాకు అంత ధైర్యం లేదు. <giggles>
హ్మ్. <laughs> ఓహ్ ఓకే.
హ్మ్. నువ్వు చావుదాకా వెళ్ళొచ్చావు కాబట్టి నీకు అంతకన్నా నాకన్నా ఎక్కువ ధైర్యం ఉంటది.
అదే కదా!
హ్మ్. సో న నీకన్నా ధైర్యం తక్కువున్న నేనే కొద్దిగా మూ లైఫ్‌లో మూవ్ అయిపోయి. ఇలా చేసుకుంటున్నాను. ఒక జాబ్ చేసుకుంటున్నాను. మా ఫ్యామిలీని నేను చూసుకోడానికి ట్రై జేస్తున్నాను. అలాంటిది నాకన్నా నువ్వు ఎంత ధైర్యవంతుడిగా ఉన్నావు. నువ్వు ఎలా చేయాలి? అని చెప్పేసి కొద్దిగా మోటివేట్ చేశాననమాట.
హ్మ్. హ్మ్. హుహు. ఓహ్! ఓకే. ఓకే.
హ్మ్. అయితే చెప్పంగాల్నే కూడా మనం మనుషులు మారరు గదా!
మా అస్సలు మారురండి. ఓసారి చెప్పి వినే విని వదిలేసేవాాళ్ళు గూడా ఉంటారండి.
<giggles> పైగా సిట్యుయేషన్. ఆ! అది ఎలా ఉంటందంటే?
హ్మ్.
ఫర్ ఎగ్జాంపులు మనం బాగా చెప్పినా, చప్పట్లు గోట్టేసి ఆ! బా చెప్పావు, బా చెప్పావు అన్నంత వరకు బానే ఉంటది. <chuckles>
అవును. <chuckles> ఓ! మై గాడ్. <chuckles>
ఆ! ఆ తర్వాత ఏం జరిగిద్డి. ఇక వాళ్ళ గోల వాళ్లే ఉంటారనమాట.
ఆ! అదే కదా!
సో, ఆహ్, రోజు, రోజు ఇక కోర్స్‌లాగా స్టార్ట్ జేశాననమాట.
హుహు.
రోజు కొంచెంసేపు, ఫోను జేసి ఆ! ఎలా ఉన్నావు? ఏంటి?
ఓకే.
మళ్ళీ ఒకవేళ ఏదన్నా పని ఆలస్యమయ్యి, లేకపోతే <giggles> ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం ఆలస్యమైందనుకోండి. ఆ! తను కూడా కాల్ చేయడానికి ట్రై జేసేవాడనమాట. సో, కోద్దుగో ఆహ్, కోద్దో, గొప్పో నాకు, నేను మాట్లాడే మాటలకి కొంచెం, కనెక్టవుతున్నాడు. సో, నాకు అదర్థమైందనమాట. సో, ఇలాయితే బానే ఉంటుంది. కొద్దిగా నెక్స్ట్ స్టెప్ కూడా, ఆ తన్ని కొంచెం పర్ఫెక్ట్‌గా నడిపించోచ్చని జేప్పి. హ్మ్. ఇమ్మీడియట్‌గేంశానంటే, నెక్స్ట్ ఇయరు అంటే, ఆ! మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్టవుతుంది.
హ్మ్. హుహు. కనక్టవుతున్నారు. ఓకే. ఆ! అవును. అవును. చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే.
వాడేంటి బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఇదంతా చేశాడు. సెకండ్ ఇయర్ కొంచెం ఆల్మోస్ట్ చెప్పాలంటే స్పాయిల్ అయిపోయింది.
ఓకే. ఇంకా 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయినట్లే.
హ్మ్. అంటే నేను ఆల్రెడీ కాలేజీలో మాకు తెలిసినోళ్ళే అనమాట. కొద్దిగా మాట్లాడి పెట్టేశాను. వీడు కొద్దిగా సెట్ అయింత హ్మ్. అంటే నార్మల్‌గా అది పెద్ద విషయం కూడా కాదులెండి. సెకండ్ ఇయర్‌లోనే కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ నుంచి చదువుతున్నాడంతే.
ఆహా! మేనేజ్ చేసేసారయితే. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే.
హ్మ్. అయితే మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే, సెక ఆహ్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ము కంప్లీట్ చేయకుండా అయితే గనక థర్డ్ ఇయర్ రాదు కాబట్టి ఆహ్, ఆ ఇయర్ అంతా వేస్ట్ చేయడం దేనికి, సెకండ్ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ బ్యాచ్‌లో అంటే వాళ్ళ జూనియర్స్‌తో చదువుకోమని చెప్పేసి అలా మాట్లాడుకున్నాం.
హుహు. ఓకే.
హ్మ్. ఈ విషయం ఆల్రెడీ మా బాబాయికి గాని, మా పిన్నికి గాని చెప్పడం జరిగింది. ఆళ్ళందరూ కూడా ఓకే.
ఓక్ అంతేలెండి. ఇప్పుడు తన భవిష్యత్తు బావుండాలి. అది ముందు అదంతా మర్చిపోవాలి అది కదా కాన్సెప్టక్కడ.
హ్మ్. అంతే కదా! ముందది మర్చిపోయి మనిషిలాగా మారిపోతే చాలు.
హ్మ్. చాలు. అదే కదా!
ఈ ఏలియన్ చేష్టలు చేయకుండా నార్మల్ <chuckles>
ఏలియన్ చేష్టలు, ఓకే.
అంతే కదండీ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మిస్సయిపోతున్నారని చెప్పేసి హ్మ్.
నిజంగా చెప్తున్నా అండి. అదొక అనుభవం వచ్చే వరకు ఎవ్వరికీ ఎంత చెప్పినా గాని ఎక్కదండి.
అర్థం కాదు. అవును. పైగా నేను ఆ! చెప్పండి.
మన ఈవెన్ మన ఎక్స్పీరియన్స్ చెప్పినా గాని, "ఆ! వీళ్లేదో చెప్తున్నారు. నాకు నాకులాగా జరిగితే గాని వీళ్ళకర్థమవుతది" అనుకుంటారు గానీ, మనం జరిగింది చెప్పినా గాని వాళ్ళకర్థం కాదు.
అంతే కదండీ. ఇప్పుడు ఎవరు చెప్పులేసుకుంటే వాళ్ళకే <chuckles> తెలుస్తది.
హ్మ్. అదే కదా మరి!
అది. అయితే ఇప్పుడు ఇక స్లోగా వాళ్ళందరికి ఆల్రెడీ ప్రిపేర్ చేశసాను కాబట్టి. ఇక స్లోగా, తనకి కొంచెం అంటే నా మాటలకి కొద్దిగా తనే కాల్ చేస్తున్నాడని చెప్పాను కదా!
ఓహో! అవును. అవును.
హ్మ్. సో కొంచెం టైం తీసుకొని చెప్పేసాననమాట. సరే! మళ్ళీ స్టార్ట్ చెయ్యి. సెకండ్ ఇయరు. నేను ఆల్రెడీ మాట్లాడాను. అంతా ఓకే. నువెళ్ళి కాలేజ్‌లొ హ్యాపీగా జాయిన్ అయిపో. ఆ! బాబాయ్ బాబాయ్‌కి కూడా తెలుసు. నీకు ఇబ్బందేం లేదు. వాళ్ళు ఆ మరి నిను హౌస్ అరెస్ట్ లాగా చెయ్యరు. అంటే అప్పటిదాకా కొంచెం
ఓకే. హుహు. హుహు. ఓకే. హుహు. చెయ్యరు. ఎవరు ఏమి మాట్లాడరు.
హ్మ్. అప్పటిదాకా యాక్చువల్‌గా తనను బయటికి ఎళ్ళనివ్వలేదనమాట.
హ్మ్. ఆ! అదే అండి. ఉంట్ ఆ భయం ఉంటుంది గద మరి.
హ్మ్. అదే. ఈడెక్కడికెళ్ళ ఏం చేసుకుంటాడా. అనేసి ఉంటుంది కదా!
అదే కదా!
హ్మ్. అందుకని చెప్పాననమాట. నిన్ను బయటికి పంపిస్తారు. నీకు దానిలో ఇబ్బందేమి లేదు. కానీ నువ్వు ఇప్పుడు నీకేదో స్వేచ్ఛ వచ్చిందని చెప్పి మళ్ళీ బయటికెళ్ళి ఎధవేషాలేస్తానంటే మాత్రం. నేనే వచ్చి కొడతాను నిన్ను అని చెప్పి అలా చెప్పేసరికి. లేదన్నయ! నేను చూసుకుంటాలే నాకు సెట్ అయిపోయింది. ఇక మళ్ళీ నేను అలాంటి జోలికెళ్ళనని చెప్పేసి కొద్దిగా సెటిల్ అయిపోయాడనమాట.
హుహు. నేనే ఊరుకోను. హ్మ్. ఓకే. సూపర్, సూపర్. హ్మ్. మరి ఇలాంటి టైములోప్పుడు, ఎప్పుడన్నా మీరు మీ బాబాయికి కాల్ చేయడం కానివ్వండి, ఏం కాదులే అట్లా సపోర్టివ్వటము, అలా మాట్లాడడం చేశారా మరి? ఎందుకంటే, తమ్ముడికి ఎలా చెప్పారో, బాబాయికి కూడా చెప్పాల్సిందుంటుంది కదా మనకి బాధ్యత.
హ్మ్. ఆ తర్వాత ఆ! అయ్య బాబోయ్! <chuckles> అవును. అది నేను, మా తమ్ముడితో ఒక అరగంట మాట్లాడితే, మా బాబాయితో రోజు ఒక గంట మాట్లాడేవాడినండి.
ఓహో! అవునండి. ఎందుకు అంటే, <smacks lips> ఇప్పుడు తను ఆ వయసులో ఉన్నాడు కదా!
<chuckles> ఆయన భయం అయనది. అవును. అంటే, ఎదిగిన కొడుకుని అలా చూసి, ఏ తండ్రి కూడా తట్టుకోలేడు.
అస్సలు తట్టుకోలేరు, నిజమే అండి. అసలది ఎంత కష్టంగా ఉంటుంది అంటే, వాళ్లెవ్వరికీ చెప్పుకోలేరు. చెప్పుకుంటే, నా కొడుకు పరువేపోతుంది. అని ఫీలయ్యేవోళ్ళు కూడా చాలామందున్నారండ
అదే. హ్మ్. నిజమే కదండీ. ఎవరైనా సరే, వాళ్ళ ఇంటి గురించి బయటికెళ్ళి, తక్కువ చేసి మాట్లాడుకోవాలి అలా అనుకోరు కదా!
చె మాట్లాడుకోరు. అవును. అవును.
అదే. రోజు కూడా ఇకా, నాకు కూడా ఒక గంటసేపు ఆయన కొంచెం రిలాక్స్ మోడ్‌లో ఉండి, కొద్దిగా ఏదైనా పుచ్చుకున్నప్పుడు, నాకు ఫోను చేసి <chuckles> మాట్లాడుతా ఉండేవాడనమాట. "ఏంట్రా, నాకు ఈ పరిస్థితి" అదిదని చెప్పి, నేను కూడా ఆయనకి ఒకవైపు కొడుకుకి మోటివేషనిచ్చేవాడిని, ఇంకోవైపు తండ్రికి కొద్దిగా మోటివేషన్
హుహు. హుహు. హుహు. ఆ అదే. <smacks lips> అబ్బో! సూపరండి. సూపరండి. మోటివేషనల్ క్లాసెస్ పెట్టుకుంటే, అయిపోయారేమో మీరు.
ఆ! నాకు ఒక స్టేజ్‌లో అలాగ అనిపించిందండి. అంటే, కొంచెం <chuckles>
<chuckles> అలాగే అనిపిచ్చి అంటే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటేండి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనకి, మర్చిపోయి కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు కొ కొద్దిమందుంటారండి చాలా.
ఆ! అవునండి. నిజమే అది. హ్మ్.
ఎందుకు ఆ! ఎందుకు అంటే, అరే! నాదే నాకవ్వట్లేదు, వాళ్ళ బాధ నేనేం చూడను. నా బాధే నాకవ్వట్లేదు, అనుకునే వాళ్ళు చూ నేను చూసిన వాళ్ళు కూడా, చాలామందున్నారు.
అదేనండి. అంటే వాళ్ళది కూడా తప్పనేం లేదండి. ఎందుకంటే, ఇవాళ్టి రోజునా, హ్మ్. ఎవరి లైఫ్ వాళ్ళకి గడపడానికి టైం అసలు సరిపోవడం లేదు.
ఆ! ఆ! తప్పు లేదు. అవునండి. అవును.
పైగా ఉ ఉద్యోగాలు మనం 8 గంటలు చేయదమే ఎలా ఉంటదంటే, 12 గంటలు ఉన్నాయిగా 12 గంటలు చేయొచ్చు కదా! లేదు <chuckles>
అద్ ఆ! అలాగే ఉన్నారు నిజంగానే బయట ఇక మనల్ని మనుషుల్లాగా కాదు మిషన్లలాగే.
అవును. యంత్రాలు. <chuckles> ఆళ్ళేంటంటే డబ్బు నోట్లు ఇలా పెట్టేస్తే, ఆ మిషన్ రన్ అవుతా ఉంటదనమాట వాళ్ళకి దృష్టిలో.
కానీ, వాళ్ళెమన్నా మనకి ఎక్కువి ఇస్తారా అంటే, అదీ ఇవ్వరు. అదే ఎంతైతే ఇవ్వాలో 12 గంటలు చేసినా అంతే ఇస్తారు. 8 గంటలు చేసినా అంతే ఇస్తారు.
ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకున్న దంచినా <chuckles>
అది ఎగరకుండా దంచిన అదే కూలి అవునవును. నాకు గుర్తు రాలేదు ఇది. అయ్యో!
అదే. <chuckles> సో, ఇయన్నీ అధిగమించి మరి, వాళ్ళిద్దరికి కొద్దిగా బ్యాలెన్స్‌డ్‌గా, ప్యారలల్ <chuckles> ఒక కోర్స్ ఇవ్వడం జరిగింది. సక్సెస్ అయింది. ఇద్దరికి సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసానమాట లాస్ట్‌కి.
అదే కదా! హ్మ్. సూపరండి. సూపర్. నిజంగా మీరు అంత దూరంలో ఉండి, ఇక్కడ వీళ్ళన ఎందుకు మనం పట్టించుకోవాలి. అది కూడా మీ బిజీ లైఫ్ మీకనేది ఉంటుంది. అలాంటి టైం‌లో ఆ! అలాంటి టైంలో కూడా మీరు బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళు నా వాళ్ళే అన్ని దగ్గర వరకు తీసుకొని, అటు కొడుకికి, ఇటు తండ్రికి ఇద్దరికి చాలా బాగా చెప్పి మళ్ళీ వాళ్ళ జీవితాలు మళ్ళీ నార్మల్ చేశారు. నిజంగా ఇవన్నీ వినడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ధన్యవాదములండి.
అదే. ఆ! ఉంటుంది కదా! నా ధన్యవాదాలండి. మీకు కూడా.